సాధారణంగా, మనం ఖాళీగా ఉన్నప్పుడు వేరే వేరే హాబీస్ అనేవి ఉంటాయి కదా మనకి. సో, మన బిజీ లైఫ్‌లో, ఒక్కొక్కసారి మనం హాబీస్‌కి టైమ్ కేటాయించొచ్చు. ఒక్కొక్కసారి కేటాయించలేము అనమాట. సో, ఒకవేళ మళ్ళీ మీరు తిరిగి హాబీని ఆహ్, మీ రొటీన్‌లో చేర్చుకోవాలంటే, మీరు చేసే మొదటి చిన్న అడుగు ఏంటో చెప్తారా?
అవునండి. అవును. ఈ హాబీలు అంటే, మీ మనకు ఎలా ఉంటాయనండి, ఇవి మనకి చాలా ఉపయోగపడతాయండి. మనం, చేసే ప్రతి పనిలో కూడాను. ప్రతి అంటే రోజు మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, మనం పని చేసుకుంటూ ఉంటాం. తర్వాత అక్కడ ఎక్కడో దగ్గర చిరాకు వచ్చేస్తుంది. ఈ రోజు ఇదే పని చేయాలి, ఇలాగే ఉండాలి. అన్ అన్నప్పుడు హ్మ్, చిరాకు వచ్చి పని సరిగ్గా చేయకపోవడం, లేకపోతే కొంచెం ఎఫిషియన్సీ తగ్గడం కావనండి, లేకపోతే హ్మ్, ప్రొడక్టివిటీ ఇపుడు ఇదేదో అంటారు కదా! అవన్నీ ఏవో తగ్గిపోతూ ఉంటాయి. అంటే దీనివల్ల ఏంటంటే, మనకి మొత్తం ఆ పని మీద విరక్తి అనేటువంటిది కలిగిందనుకోవాలి. ఆలాంటి పరిస్థితి వస్తుంది. సో, దాని నుంచి మనకి బాగా హ్మ్, అంటే దాని నుంచి తప్పించుకోవడానికి, మనం సహాయం చేసే మంచి మందు, ఈ హాబీ అనుకోండి. ఎప్పుడైనా హ్మ్, పనిలో కాని లేకపోతే, వేరే విషయంలో గాని, ఎక్కడైనా మనం డీలా పడిపోయినా కూడా, ఈ హాబీని అనేటువంటి దాన్ని మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటే, అది చక్కగా ఒక మంచి ఔషధంలా ఉపయోగపడి, మన పనిని మనం చేసుకోవడానికి మనకి తోడ్పాటు అందిస్తుంది.
హుహు. ఓకె. అవును. అవునండి. అవును. హ్మ్. యాహ్! హ్మ్. కొంచెం ఫోకస్ అనేది పెరుగుతది. మనము బ్రెయిన్ కూడా, ఖాళీగనేది ఉండద్దండి. కొంచెమైనా సరే, మనకు నచ్చిన పనులు చేస్తుంటే, కొంచెం ఉత్సాహంగా కూడా ఉంటుంటాము. దాంట్లో నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కాబట్టి. సో, మీకు ఇష్టమైన హాబీ ఏంటండి ఫస్ట్ నుంచి?
ఆ! హ్మ్. అవునండి. అవును. అవును. నేను అంటే హ్మ్. 3, 4 పనులు చేస్తానండి. ఒకటి చిన్న, చిన్న పెయింట్లు ఏస్తుంటాను. పెయింటింగ్ అంటే, చిన్న, చిన్న బొమ్మలు వేస్తుంటా. బొమ్మలు ఒకటే బొమ్మ వేస్తాను ఎప్పుడూను.
ఓకే. <chuckles> ఎప్పుడూ ఒకటే బొమ్మేస్తారా? ఏది ఏ బొమ్మ ఏస్తారు?
అంటే రెండు కొండల మధ్యలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. నది ఉంటది. పడవ ఉంటది. ఇదే బొమ్మ ఎప్పుడేసినా ఇంకోటి వేయను, నాకు ఇంకోటి రాదనమాట. హహ.
<chuckles> కొత్తగా ట్రై చేయాలి అనిపించలేదా ఏదన్నా?
అ అనిపించినా కూడా అది ఇగ మనకి హ్మ్. రాదు. ఓహ్! సో, ఆ! ఇక అని ఒక రకంగా అనిపించలేదనుకోండి ఎందుకంటే, దాని జోలికి వెళ్తే ఇంకేమన్నా ప్రమాదం వస్తుందేమో అని. హె...
హుహు. ప్రమాదం ఏముంది. మహా అంటే పేపర్ చింపి పడేస్తారు అంతే కదా! దాంట్లో ప్రమాదం ఏముంది?
పే ప అహా! పేపర్ చింపడం కాదండి. చూసే వాళ్ళు ఏమన్నా కొట్టడానికి రావడం ఇలాంటి ఏమైనా చేశారంటే తలకాయ నొప్పి. అందుకని దాని జోలికి వెళ్ళలేదనమాట నేను. హ్మ్.
<chuckles> <chuckles> ఈ మీరు చెప్పిన 2 కొండలు, ఒక ఇల్లు, ఆ నది, అనేది మన ఇండియాలో, ఇండియాలోనే కాదు ఓహ్! యూనివర్సలు డ్రాయింగ్ అనే చెప్పాలి. చిన్నప్పటినుంచి ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయగానే ఏసే ఫస్ట్ డ్రాయింగ్ అదే అనుకుంటా. ఒక సూర్యుడు ఉదయిస్తున్నట్టు, 4 పక్షులు అక్కడ అది కూడా వి షేప్‌లో.
ఆ! ఆహ్, ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! మీరు ఆ! సీక్రెట్ కనిపెట్టేసారు మొత్తం. నా నా హాబీలో ఉన్న సీక్రెట్ మొత్తం. అయితే...
<chuckles> యాహ్! యాహ్! చెప్పండి. <chuckles> అందరూ అదే చేస్తారండి.
ఆ! ఇది ఇదొకటి. తర్వాతేమో అంటే నాదయోగం అని పేరు చెప్పి పిచ్చి, పిచ్చి పాటలన్నీ పాడటం. కొంచెం స్ట్రెస్ ఉంది నాకు ఇప్పుడు నేను పాటలు పాడుకుంటానని. ఎవోటి. ఊరికే ఇంట్లో గోల చేయడం అనమాట. ఆ గోల చేయడాన్ని దానికి నాదయోగం అని నేను పేరు పెట్టేసుకొని పాట పాడుకుంటూ ఉంటాను. అదొకటి.
<chuckles> అవునా! ఓకే. నాదయోగం అని మీకు మీరే పెట్టేసుకున్నారా పేరు. నేను ఇంకా ఏదో ఈ నాడి తుల్యజ్యోతిష్యం అని ఏదో ఉంటది కదా! అలా ఇంకేదన్నా ఉందేమో అనుకున్నాను. ఓకే.
ఆ! నేనే పెట్టుసుకున్నాను. ఆ! ఆ! లేదు, లేదు. నే నేనే పెట్టేసానులెండి. ఆ పేరు పెట్టుకుని అలా పాట పాడడం అదొక హాబీ. అది కూడా మనకి బాగా స్ట్రెస్‌ని రిలీఫ్ చేసేస్తుంది. హ్మ్.
హుహు. మీ స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి మీరు పాటలు పాడి వేరే వాళ్ళకి స్ట్రెస్ ఇస్తారు అంటారు. <laughs>
అవునా! అలా కూడా అవుతుందేమో మరి. వాళ్ళు ఎవరూ పాపం అనట్లేదు. ఇలా అయింది, మాకు స్ట్రెస్ అనట్లేదు కానీ, ఆ కొంచెం గోల అని ఆ! గోల ఆ! ఏది అంటే వాళ్ళు తెలంగాణలో అంటరు. ఏంది ఈ లొల్లి అంటారు కదా! అప్పుడప్పుడు అలా అంటూ ఉంటారు. <chuckles> సరే ఏదైనా కూడా.
<laughs> హ్మ్. ఎంజాయ్ చేస్తున్నారా? <chuckles> యాహ్! ఎలాంటి పాటలు పాడుతారు?
ఇదనీ అదనీ ఏం లేదండి ఏది నోటికొస్తే అది దేవుడి పాటలైనా పాడొచ్చు, మామూలుగైనా అంటే అది
హ్మ్.
ప్రత్యేకంగా ఇదని ఏం ఉండదు. ఆహ్, సినిమా పాటలు, పాతవి ఎప్పుడెప్పువో వాళ్ళకి ఎవరికీ తెలియవు ఆ పాటలు అన్నమాట. ఇప్పుడు తెలిసిందనుకోండి, అందులో ట్యూన్ తప్పా, లిరిక్ తప్పా నువ్వు అని ఎంచుతారిప్పుడు. ఇప్పుడు ఆహ్, కొత్తగా ఇప్పుడు మొన్న‌, మొన్న వచ్చిందో సినిమా అదేది ఆహ్, 'చందమామలొ ముక్క జారి కింద పడిపోయింది' అని చెప్పేసి ఏదో పాట ఉంది. ఆ పాట కాని నేను పాడానంటే అందులో ఏమి తప్పుందో వెతికి పడతారు దాన్ని. అందుకని నేను దాని జోలికెళ్ళను.
ఓకే. హ్మ్. ఆ! అవునవును. నాకు ఇంకా అర్థం కావట్లే. యాక్చువల్లి, నాకు పాటలు చాలా వచ్చు. కానీ చందమామలొంచి జారి పడింది అనే ట సాంగు నాకు ఇంకా గుర్తు రావట్లేదు. అంటే సినిమా పేరు.
ఆహా! అదేంటండి? చిక్కిరి, చిక్కిరి చిక్కిరి అనుందిగా?
ఆహా! ఇదా! 'చికిరి చికిరి' సాంగా! ఓకే. ఓకే.
ఆ! అందులో అంటాడు కదా చంద్రుడిలో ముక్క జారింది అనేసి అంటాడు. వాళ్ళ సిస్టర్ అంటాడు. అదేదో అంటాడు. మొత్తం మీరు ఆహ్.
ఓహ్! ఓకే. ఓకే. <chuckles> ఓకే. యాహ్! ఓకే. అయితే మీకు ఎ ఎప్ అంటే పాత సినిమా సాంగ్స్ పాడుతుంటారా, ఇట్లా ఎన్టీయార్, ఎఎన్ఆర్ అలాంటివి?
ఆ! ఆ! ఇప్పుడెప్పుడో ఏదోటి అది ఎవరికీ తెలియనివి అన్నమాట. అప్పుడు దానివల్ల అందులో తప్పున్నా కూడా ఎవరు దాన్ని పట్టిం నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అంటారు. ఇలా ఇదొక హాబీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రొ ఎక్కువగా రోడ్డు మీద తిరగటం అండి. మామూలుగా గ్రీనరి అవి ఇవి చూసుకుంటూ ఆహ్, మా ఇంటి దగ్గర పార్క్స్‌కి లేకపోతే ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతా. అలా లేపోతే, ఎక్కడైనా పెద్ద గార్డెన్‍కి.
ఆ! అదే. <giggles> అవును. ఓకే. హ్మ్.
ఆహ్ ఎన్‍టీఆర్ గార్డెన్ లాంటివి.
<smacks lips> అటు వ్యాయామం అయిపోతుంది. ఇటు మీకు టైంపాసు, ఒక హాబీలా కూడా అయిపోతుంది.
ఆహ్, అయి అయి అయిపోతుంది. ఏదైనా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు గానీ నేను ఆ! హ్మ్, కొద్దిగా మానసికంగా సరిగ్గా లేదు బుర్ర అనన్నప్పుడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటా, మొత్తం.
హ్మ్. ఓకే. మీకు ఎలా అనిపిస్తది? కొంచెం ఉల్లాసంగా, యాక్టివ్‌గా అనిపిస్తదా వాకింగ్‌కెళ్లి రాగానే?
ఆ! చాలా బాగుంటుందండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా.
ఫ్రెండ్స్ ఉన్నారా మీకు వాకింగ్ చేసేటప్పుడు సరదాగా వెళ్ళడానికి కలిసి?
ఆ! ఆహ్ బోలెడు బోలెడుమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళేమో నాకన్నా ఓ 30 ఇయర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు. ఆహ్, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పొద్దున్న రోజు వాకింగ్ చేస్తాను కదా, పొద్దున్నే పార్క్‌లోకి వెళ్ళగానే. హ్మ్, అదేంటో గాని ఆ జాతక ప్రభావమో, మరి మిగతా ఏమి ఎలా సహకరిస్తుందో తెలియని రోజు లేటే వెళ్తానండి. వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళలేను అన్నమాట. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పెక్టె‌ష‌న్ ఏంటంటే ఐదు అనగానే 4:59 కల్లా పార్క్‌లో ఉండాలి. 5:00 గంట కల్లా పార్క్‌లో కుడికాలెట్టి ముందుకు రావాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. <tsk> సో
ఓకే. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. మీరెప్పుడు లేట్ ఎళ్తుంటారా?
అలాంటి రోజు లేటు. ఒక అంటే పెద్ద లేటేం కాదు, 5:15 అలా వెళ్తూ ఉంటానన్నమాట. 5:00 5:15 ఆహ్, 5:15 ఒకాయన ఏం చేస్తాడు? ఆహ్, హ్మ్ ఓ నలుగురు ఉంటారు. అందులో ఒకాయన వాచ్ చూపిస్తాడన్నమాట చెయ్యితో. చెయ్యి ఇలా చూపిస్తాడంతే, 'అంబేద్కర్' శిలా విగ్రహంలో అలా నిలబడతాడు. ఆ వాచ్ చూసి. "అయ్యా! అది చూశాను మహానుభావా! ఆ టైమ్ చూశానండి. పావుగంట లేట్ వచ్చాను" అని చెప్ చెప్పుకుంటూ నడుస్తూ ఉంటాను. నడుస్తుంటే ఒకాయన ఒకో రకంగా అంటాడు, <smacks lips> "ఈ మధ్య కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిందండి ఈయనకి" అంటాడు. వాడు అంటే, "లేదులెండి, ఏం లేదు" అని వాళ్ళకి సమాధానం చెబుతూ మళ్ళీ ముందుకెళ్తాను. మళ్ళీ రాగానే, "కొద్దిగా స్పీడ్ తగ్గింది గమనించారా మీరు?" అంటాడు ఒకాయన. రోజు ఇవే జరుగుతాయండి. అందుకే, మీకు క్లియర్‌గా చెప్పేయగలను అన్నమాట. వేరే ఏం ఉండవు. ఈ నాలుగు ఐదు క్వశ్చన్లు అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత ఒకాయన తిడుతూ ఉంటాడు. ఏంటండి? మీరు లేట్ వస్తారు రోజూనూ. ఆహ్ ఒకాయన ఎటు అటెండెన్స్ రిజిస్టర్ పెట్టాలంటాడు. ఇంకో ఇంకోడేమో ఆ పంచ్ ఇది ఉంటది కదా! అది పెట్టమంటాడు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. అవును. <chuckles> ఓహ్. <chuckles> ఓకే. హ్మ్. హ్మ్. ఏంటి? మీరు మీరు ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటారా? లేకపోతే, మా ఇంట్లో వాళ్ళు ఇలా, మా ఇంట్లో వాళ్ళు ఇలా అని చెప్పుకుంటారా? జోక్స్ ఏస్తూ?
ఆహ్, నేను జోకులు వేయను వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి నాకన్నా 30 ఏళ్ళు పెద్దోళ్ళు. <chuckles> ఆహ్, ఆహ్, ఆహ్, ఆహ్, వాళ్ళేమో నా మీదే జోకులు వేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు నడు నడుస్తూ ఉంటాను కదా! నడుస్తుండగా స్పీడ్ తగ్గింది అనగానే, ఒకాయన అంటాడు వెనక నుంచి, "లేదండి అమ్మాయిలు వెళ్తున్నప్పుడే చూడండి మీరు గమనిస్తే తగ్గింది, మిగతా అప్పుడు మామూలుగానే నడుస్తున్నాడు" అంటాడు. ఇలా
<chuckles> అవునులెండి. గౌరవమనేది ఉంటది కాబట్టి యాహ్! <laughs> ఓకే. హ్మ్. <laughs> ఆ! అవునా! అంత సీనియర్ పీపుల్ అలా కూడా మాట్లాడతారా? <laughs>
అలాగే మాట్లాడతారండి. <giggles> వాళ్ళకి ఏం చేసినా చెందుతుంది కదా! అందుకని ఆహ్, అంటాడు. ఇంకొకాయన ఇంకోటి అంటాడు. ఇ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. పాపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలంతా ఈ దేశం వదిలి వేరే దేశంకెళ్ళిపోయారు అన్నమాట.
అవునా! ఎన్ఆర్ఐస్ లాగ. యాహ్! యాహ్!
ఆ! వెళ్ళిపోగానే వాళ్ళు పొద్దున్న 5 గంటలకి వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటారు. మళ్ళీ రా సాయంత్రం 5 తర్వాత 6 తర్వాత మళ్ళీ ఒసారి మాట్లాడతారు. అందుకని ఆ టైమ్‌లో పార్క్‌కి వస్తారు. ఆ 5:00 తర్వాత సాయంత్రం ఒకసారి వస్తారు. నేను
హ్మ్. ఓకే. ఓకే.
నేను పొద్దున్నే వెళ్తాను కదా! చెప్పండి.
అయితే మీకు ఇవన్నిట్లో ఇప్పుడు మార్నింగ్, మార్నింగ్ మీది వాకింగ్ అయిపోతది కదా! మీకు వర్క్ అయిపోయి, సడన్‍గా మీకు ఈవెనింగ్ ఒక 1 అవర్ దొరికింది. మీరు పాటలు కూడా పాడేశారనుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటారంటే ఆహ్, కాలక్షేపానికి లేదంటే ఏది చేస్తే మీకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీరు మూడు కొంచెం ఉత్తేజపరిచి, యాక్టివ్‍గా అవుతారనిపిస్తే మీరు ఏం చేస్తారు?
ఆ! ఆ! డ్రైవింగ్ అండి. హ్మ్ డ్రైవింగ్. ఆ!
ఓహ్! ఓకె. కారా? బైకా?
బైక్ పోయినా కార్ ఏది దొరికితే అది. ఆహ్ సమయానికి. బైక్ అయితే బాగుంటుంది కొంచెం చక్కగాను.
ఓహ్! ఓకె. అవునవును. ఆహ్, బైక్, బైకే అండి. ఎంత కార్‌లో వెళ్ళినా సరే, బైక్ మీద వెళ్ళొస్ వెళ్తే ఆ గాలి తాకడం గానియండి, ఆ స్పీడ్ తెలవడం గానియండి, కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. యాహ్! సో, ఎంత దూరం వెళ్తుంటారంటే ఎంత దూరం వెళ్తే మీకు సాటిస్ఫైడ్ అవుతారు? ఒకవేళ సోలో డ్రైవింగ్ వెళ్తే, ఆహ్, అంటే ఎంత ఒక లాంగ్ డ్రైవ్ లాగా వెళ్తారా? ఏదో ల్ స్థానికంగా వెళ్ళేసి వచ్చేస్తారా?
ఆ! ఆ! ఆ! అవును. ఆ! లాంగ్ డ్రైవే వెళ్తూ ఉంటాను. ఇలా, వెళ్ళి ఎంత దూరం అక్కడ నాకు అంటే ఒ ఒకసారి బుర్ర బాగు లేనప్పుడే కదా! ఇలాంటివన్నీ చేస్తాం. ఏదో ఆలోచించుకుంటూ నడుపుతూనే ఉంటానలా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో సెట్రైట్ అవుతుంది. అయినప్పుడు అక్కడ టీ తాగడమో, కాఫీ తాగడమో చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. అది ఒకరోజు 10
హ్మ్. అవును. అంతే. మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి? ఎప్పుడు వస్తారు? అనస్ ఇట్లా క్వెషన్స్ వస్తుంటాయి కదా, అలా అంటుంటరా?
ఆ! అప్పుడప్పుడు అంటారేమో? ఆహ్, అంటే వాళ్ళే మనం వింటే గదా అంటారు. అవునండి.
<chuckles> అసలు, సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టు, "నా దారి నాదే" అని ఎళ్ళిపోతారా మీరు?
అంతే. ఆ! ఆ! మా దారి బైక్ దారి అనుకుని, బైక్ ఎసుకెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. హ్మ్.
ఓకె. సో, ఏమన్నా సాంగ్స్ పెట్టుకుంటారా, డ్రైవింగ్‌లో ఎళ్ళినప్పుడు? ఎందుకంటే, సాంగ్స్ కూడా మీకు ఇష్ట ఇష్టమే కదా! సో, మంచి, మంచి సాంగ్స్ ఏమైనా పెట్టుకొని వెళ్తుంటారా? మూడ్ ఆహ్, బిల్డ్ అవ్వడానికి.
ఆ! అ అప్పుడప్పుడండి. సాంగ్స్ అంటే, ఈ బైక్ అయితే వీలుపడదు అంతగాను. ఈ మొబైల్ ఫోను ఒక దగ్గర పెట్టుకొని, ఆ దాంట్లోంచి పెట్టుకోవడం అంటే, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. కానీ, కార్ అయితే సాంగ్స్ ఏమన్నా పెట్టుకొని ఎళ్ళిపోవచ్చు. ఇలానే, ఇదే బైక్ అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఎళ్ళిపోవండం. కాని, బాగుంటుంది. ఆ గాలి అది తగులుతూ ఉంటుంది గదా! అప్పుడు, ఈ మధ్యలో ఒకడు అడ్డొస్తాడు. వాడు ఒకడు ఇది అంటాడు. ఒకడు ఓహ్! అంటాడు. ఆ అంటాడు. అల్లే మనం. మనం లెఫ్ట్ వెళ్తుంటా
హ్మ్. ఓకె. అవునవును. <chuckles> వాళ్ళని చూడటంలోనే, టైమ్ పాస్ అయిపోతది గదా!
ఆ! ఒకడు రాంగ్ రూట్‌లో వస్తాడు వాడ్ని తప్పించాలి.
ఓకె. అయితే సరే, మీ ఫస్ట్ హాబీ‌కే వద్దాము. ఆ కొండలు, ఆ మౌంటైన్స్ గాకుండా మీకు <smacks lips> ఆహ్, ఇట్లా అమ్మాయిలను డ్రా చేయడము, లేదంటే యానిమల్స్‌ని డ్రా చేయడము, లేదంటే చెరువులు, చెట్లు, ఫ్రూట్సు, ఇలా చాలా ఉంటాయి గదా. మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి. ఆహ్, అన్ని పెన్సిల్స్ తెచ్చేసుకొని. ఒక పెద్ద వైట్ పేపర్స్ బుక్ తెచ్చేసుకొని గీసేద్దామని. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదా?
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవునండి. అనిపించిందండి. మీరిప్పుడు చెప్తుంటే ఇంకా ఎక్కువనిపిస్తోంది. మీరూ, హ్మ్. కానీ నాకు ఎలా అంటే <giggles> రానీ పరిస్థితి. రాని విద్య కదా అది. ఆ కొండలు దాటి నేను
<giggles> హ్మ్. హాబీస్ అంటేనే రాదండీ! హాబీస్ అంటేనే మీరు నేర్చుకుంటున్నారు ఏదోకటి. మీరు వచ్చినదాన్నే చేస్తే దాన్ని హాబీ అనరు. దాంట్లోకెళ్ళి, దాంట్లోకి మునిగిపోయి ఆహ్, దాన్ని ఇంకా నేర్చుకొని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు <sniffs> స్విమ్మింగ్ ఉంది కదా అండీ, అది నాకు రాదు నేను స్విమ్మింగ్ చెయ <giggles> ఇది నా హాబీ కాదంటే ఫస్ట్ డే రాదు. 10థ్ డే అయితే వచ్చేస్తది కదా. అలాగే <laughs> అంటే నేను ఉదాహరణకు చెప్పాననమాట. సో యాహ్! స్విమ్మింగ్ వచ్చడం రావడం గూడా గ్రేట్ అండి. మీకు అది హాబీలా నేర్చుకున్నారా? లేదంటే అవసరానికి నేర్చుకున్నారా?
ఆ! నేర్చుకుంటా. ఆ! ఆ! నాకు స్విమ్మింగ్ వచ్చు. <giggles> స్విమ్మింగ్ నేర్చుకొని <chuckles> ఆహా! ఆ! అది ఆ! హాబీలా కాదండి. అవసరానికి కాదు. ఏంటంటే మేమూ, చిన్నప్పుడు అందరం ఒక గోదావరి పక్కన పెరిగామనమాట. అప్పుడు అందరితో కలిసీ ఆటలాడుకోవడానికి అక్కడ. ఆ గోదావరికెళ్ళి పొద్దున్న, 7-9 సాయంత్రం 5-7 అలా ఆహ్, ఆ గోదావరిలో నానేవాళ్ళం. నీటిలో నాని ఏదోకటి ఆటలాడుకుంటూ ఆహ్
హుహు. ఓహ్! ఓకె. ఇంకా అలా చెరువులో నేర్చుకున్న వాళ్ళకీ ఏ ట్రిక్స్ ఇట్లా ట్యూటరు, మెంటర్ ఎవ్వరుండరు. మీకు మీరే నేర్చేసుకుంటూ ఉంటారు గదా! మామూలుగా అయితే పూల్స్‌లో నేర్పిస్తారు కదా! ఈ ట్రిక్ ఆ ట్రిక్ ఏదేదో జెప్తారు. ఆ షవర్ క్యాపూ, ఆహ్, గ్లాసెస్‌సూ మీకవన్నీ ఏముండుండవు ఉండి ఉండవు.
హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! అబ్బెబ్బె! అవి అవేమి లేవు! నేను నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికెళ్ళినప్పుడు ఎలా అంటే నా పరిస్థితీ నేనూ ఒక మన పీకలదాకా నొ లోతు నీళ్లలో నాని నిలబడుండేవాడ్ని. రోజు.
<giggles> ఓకె.
నన్ను ఒకాయన గమనించాడు. ఒక 1 వీక్ గమనించిన తర్వాత "ఏం చేస్తున్నావు బాబు?" అని అడిగాడు. అంటే చాలా చిన్నవాడినప్పుడు. ఎయిథ్ క్లాసో సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు. ఆహ్, "ఏం ఏం చేస్తున్నావు బాబు?" అంటే, లేదు సార్ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నానన్నాను. "అంటే నీకు మరి ఇలా ఉంటే స్విమ్మింగ్ వస్తుందా?" అన్నాడు ఏ వస్తుందండి కొద్ది రోజులు నీటిలో ఉండేవాడు చేతులు కాళ్ళు కొట్టుకుంటే వస్తుందిరా అని చెప్తే. "అలా రాదు, నేను నీకు నేర్పిస్తాను, రేపు పొద్దున మొ ఈ మొలతాడంటారు కదా! అది గట్టిగా కొత్తది కట్టుకొని రా అన్నాడు." అదీ, అది కట్టుకొచ్చిన తర్వాతా నీటిలో మనిషిని మనం ఎత్తేయొచ్చనమాట. నన్ను ఇలా ఎత్తి పట్టుకొని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి చేతులు కాళ్ళు ఎలా కొట్టాలో చూపించాడు నాకు ఫస్ట్.
హ్మ్. ఓకె. ఆహా! హ్మ్. హుహు. హుహు. ఆ! ఆ!
ఆ! ముందుకు తీసుకెళ్ళి వదిలేసాడు అంతే. ఒక హ్మ్.
భయమేదలె భయమేయలేదా? అంటే మునిగిపోతా అని నీళ్ళు మింగడం అలాంటివి?
అ నా నాకు తెలీదు, ఆయన చెప్పి చూపించాడనమాట. మొదట ఆయన స్విమ్ చేసి చూపించాడు. ఇలా, ఇలా చెయ్యాలి. పొట్ట కిందకి నీళ్ళు తోసుకుంటే మనం పైకి వస్తాం. అప్పుడు తేలుతామనమాట. నీళ్లు మన పొట్ట కన్నా పైనుంటే మనం మునిగిపోతాం, అని ఒక సిద్ధాంతం ఉంది అందులో.
హ్మ్. హ్మ్. ఆ! నీ నీళ్ళు పొట్ట కన్నా పైన ఉండాలా?
పైన కింద ఉండాలి. హ్మ్. మన నీళ్ళని మన కిందకి తోసుకుంటూ ఉండాలనమాట వాటర్‍ని. అప్ అదే స్విమ్మింగ్.
ఓకే. ఓహ్! ఓకే. ఓకే. ఓకే. అబ్బా! బాగా చెప్పారు అసలు. నిజంగా ఇలాంటి ట్రిక్సు తెలిస్తేనే మనకి ఈజీగా అయతది. <sniffs> అంతేగాని, పూల్స్‌లో కమర్షియల్‌గా ఆహ్, బ్రెస్ట్ స్ట్రోక్ అంటారు, ఫ్రీ స్టైల్ అంటారు, ఏవేవో ఇంకా రకరకాలుగా 3 ఫీట్, 4 ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తే, అది 1 మంత్ అవుతుందనమాట, మొత్తం పర్ఫెక్ట్‌గా రానికి. సో, ఇలాంటి ఎక్స్పెరియన్స్‌డ్ పీపుల్ ఉంటేనే కొంచెం ట్రిక్స్ చెప్పడము, వాళ్ళకి అలా ఈజీగా వస్తది అనుకుంట కదా!
హ్మ్. ఆ! ఆహా! అప్ అవునవును. మీకు పూల్స్‌లో రాదు.
ఇప్పుడు మీరు ఎక్కడైనా న నే అంటే ఈదగలరా? ఏ చెరువు అయినా సరే, ఏదైనా సరే ఈదగలరా?
ఆ! ఎక్కడైనా. ఈ ఎక్కడైనా ఇదేస్తా. ఏం గోదావరిలో ఈదినోడు ఎక్కడైనా ఇదేయగలడు కదా!
ఆ! అదైతే కరెక్టే. సో, చాలా బాగా వివరించారండి. మీ హాబీస్ గురించి చాలా చక్కగా అంటే, నేను మీరు డ్రాయింగ్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనే కోరుకుంటున్నానండి. అక్కడే ఆగిపోకండి. మీలో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ అనేది బయటపెట్టి, మీరు మంచి మంచి డ్రాయింగ్స్ ఏసి అమ్మే వరకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. సో, ధ ధన్యవాదాలు అండి మాట్లాడినందుకు.
లే ఆ! హ్మ్. <chuckles> ఏ మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.